నీ లైఫ్‌లో చాలామంది పీపుల్ అనేదుంటారనమాట. నీ ఫ్యామిలీ కావచ్చు, నీ సిబ్లింగ్స్ కావచ్చు, నీ ఫ్రెండ్స్ కావచ్చు, లేపోతే నీ రిలేటివ్స్ కావచ్చు. ఇలా చాలామంది ఉంటారు కదా! సో అందరితో అన్ని రకాలుగా బిహేవ్ చేయలేవు. కొన్ని లిమిట్స్ అనేవి పెడతావు కదా! సో, అలాంటివి ఎలాంటి లిమిట్స్ పెడతావు? ఎవరెవరికి ఎలాంటి లిమిట్సే వర్తిస్తాయి? ఇవేమన్నా చెప్పు? అసలు ఎలా పెడతావు నువ్వనేది?
అవును. అవును. అవును. అంటే ఇప్పుడు మనం చూసుకుంటే మన ఈ కుటుంబ వ్యవస్థలో పెద్దవారికి గౌరవం ఇవ్వడం అనేది, ఒక సాంప్రదాయం లాంటిది గదా! కొన్ని కొన్ని సందర్భాల్లో మనం కూడా మన మనసుకి లేతే మన పరిమితులని గూడా మన బౌండరీస్‌ని మన లిమిట్స్‌ని కూడా ఒక కొన్ని కొన్ని సార్లు ప్రయారిటీ చేయాల్సొస్తది.
హ్మ్. చె హ్మ్. అవునవును. కరెక్టు. హ్మ్. అవును. అదేదో వాస్తవం.
ఎందు ఆ! అంటే ఫస్ట్‌లో కూడా నాకు చాలా కష్టం అనిపిచ్చేది చెప్పడం. ఆహ్, పెద్దవాళ్ళకనమాట. ఎందుకంటే
హుహు. ఓహో! ఏ ఏజ్‌లో అనిపిచ్చిందలా కష్టంగా?
అంటే ఈ కొంచెం ఇప్పుడు మెచ్యూరిటీ ఒచ్చి ఇప్ ఇప్పుడున్న ఏజ్‌లో ఒక 2, 3 ఏళ్ళు నుంచి అంటే ఇప్పుడు మనకి స ఇట్లా బౌండరీస్ అనే మాట మనం చూసుకుంటే మన ఫ్యామిలీస్‌లో వాటిలో కొంచెం నెగెటివ్‌గా చూస్తారు. అంటే వాళ్ళని అంటే వాళ్ళనేమన్నా గౌరవం తగ్గిస్తున్నామని అంటే, నీకేంటి ప్రాబ్లమ్ అన్నట్టు, అంటే ఇప్పటినుంచో ఇలానే ఉన్నాం కదా! నీకేంటి ప్రాబ్లమ్ అన్నట్టు వాళ్ళకేమన్నా డిస్‌రెస్పెక్ట్ చేస్తున్నామా? అనే భావన వాళ్ళకి వెంటనే ఒస్తుంది. కానీ నేను ఆహ్, ఎక్స్‌పీరియన్సెస్ వల్ల నేర్చుకున్నదేంటంటే ఇలా బౌండరీస్ పెట్టడం అనేది. అలా దూరం చేసుకోడం కాదు. మనకంటూ మనం రెస్పెక్ట్ ఇచ్చుకోవడం ఒక ఆహ్, మనకి ఇది నచ్చవు ఇవి నచ్చుతాయి, ఇంతవరకు మీరు మాట్లాడొచ్చు నాతో అని. ఎదుటి వారకి సుస్పష్టంగా తెలియజేయడాని తెలియజేయడమని నేను భావిస్తాను.
ఆహా! ఓకే. నెగెటివ్‌గా అంటే ఎలా, ఎలా చూస్తారు? <sucks teeth> ఓహో! ఆహా! అవునవునులే. హ్మ్. హ్మ్. అవును. అదైతే కరెక్ట్. హుహు. హ్మ్. ఆహా! అవును. ఇప్పుడు నువ్వు అన్నావు చూడు కొన్ని ఎక్స్‌పీరియెన్స్ వల్ల నువ్వు ఇలా లిమిట్స్ పెట్టుకోవాలనేది నేర్చుకున్నా అని. సో, అసలు ఏంటా ఎక్స్‌పీరియెన్సు?
అవును. అవును. అవును. ఇప్పుడు నేను గ్రాడ్యుయేషనయిన తర్వాత ఇప్పుడు మా పేరెంట్సేంటంటే, అంటే వాళ్ళు ఇన్‌వాల్వ్ అవ్వడం స్టార్ట్ చేశారు. నేను ఎట్లాంటి చిన్నప్పటి నుంచి అంటే, ప్ర చిన్నప్పటి నుంచి ప్రతి డెసిషన్‌లో వాళ్ళు ఇన్‌వాల్వయ్యారు. ఏ కాలేజీ చూజ్ చేసుకోవాలి, ఎల్ ఎలా చూజ్ చేసుకోవాలనేది. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే, వాళ్ళకి అదే అలవాటుగా ఇప్పుడు నువ్వు కెరియర్ ఎలా చూజ్ చేసుకోవాలి, అనే డెసిషన్‌లో కూడా వాళ్ళు ఇన్‌వాల్వవ్వడం స్టార్ట్ చేశారు. అంటే వాళ్ళు మంచి కోసమే
ఏ విషయంలో? ఆహా! ఓకే. హ్మ్. హ్మ్. ఓహ్! అప్పుడు నీకేమనిపిచ్చింది అట్లయితే?
అయితే నేనేమనుకున్నాంటే, నా కెరియర్ డెసిషన్ నేను ఇండిపెండెంట్‌గా తీసుకోవాలి. ఇది ఎందుకంటే, ఇది నాతో లైఫ్ లాంగ్ ఉండేది. ఇప్పుడు వాళ్ళు, అంటే వాళ్ళు ఏమంటారంటే, "నీ కంఫర్ట్ చూసుకో. అంటే నువ్వు ఆడపిల్లవి నీకు కంఫర్టబుల్‌గుండాలి. తర్వాత పెళ్లైనా తర్వాత కూడా చాలా రెస్పాన్సిబిలిటీసొస్తాయి. ఇప్పుడు నువ్వు కెరియర్ చూజ్ చేసు"
ఓహో! ఆ! ఆ! హ్మ్. నీకు నచ్చినట్టుగా, కెరీర్ చూజ్ చేసుకోవాలని నువ్వు అనుకున్నావు కదా! సో, అది నీ సొంత ఆలోచన? లేకపోతే నీ ఫ్రెండ్స్‌ని చూసో, లేకపోతే వేరే వాళ్ళని చూసో నేర్చుకున్నావా?
అవును. లేదు. లేదు. అది నా సొంత ఆలోచన. అది నా సొంత ఆలోచన. ఎవరిని చూసి నేర్చుకున్నది కాదు. సొంత ఆలోచన.
ఓకే. మరి నీ నీకు నచ్చిన కెరియర్‌నే చూజ్ చేసుకున్నావా? లేకపోతే మీ పేరెంట్స్ చెప్పిందే విన్నావా అట్లయితే?
లేదు, లేదు. నాకు నచ్చిందే చూజ్ చేసుకున్నా. అది అంటే వాళ్ళేంటంటే, వాళ్ళు "ఆడపిల్లకి ఈ కెరియర్ మంచిది కాదు, ఈ ఫీల్డ్స్ మంచివి కాదు. అంటే ఏదన్నా సాఫీగా వెళ్ళిపోయి, పిల్లల్ని చూసుకునే విధంగా ఉండేవి చూజ్ చేసుకో" అని చెప్పేవారు. అప్పుడు నేను వాళ్ళకి చెప్పాననమాట. ఇది అంటే, ఆహ్, ఆహ్, నేను ఎలాగంటే ఇది నా మంచికి అంటే నేను కెరియర్‌గా ఎదగడానికి నేను చూజ్ చేసుకోవాలి. అంతే కానీ, ఏది ఫ్యూచర్ ఆహ్, ఫ్యూచర్‌లో ఇది బావుంటుంది, ఆహ్, పెళ్లైతే పిల్లల్ని చూసుకోవడానికి బావుంటుంది అనే విధంగా నేను చూజ్ చేసుకోకూడదు. మీరు నా కెరియర్ విషయంలో ఈ ఒక్కటి ల ఈ డెసిషన్స్ నాకు వదిలేయండి. ఆ! నేను అనేది ఆలోచించుకొని, నేను ఏం చేయగలుగుతాను ఏం చేయలేను, ఎలా ఆహ్, డెసిషన్స్ తీసుకుంటాననేది చూడండి. ఏదన్నా, నేను నాకేదన్నా సమస్య వచ్చి నేను చూసుకోలేకపోతున్నానన్నప్పుడు మీరు సలహా అడగడానికొస్తానని, నేను వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పాననమాట.
ఆహా! <chuckles> సూపరు. హ్మ్. అవునవును. ఆహా! ఏమని చెప్పావు? హ్మ్. హ్మ్. హ్మ్. వదిలేసేయండి. ఆ! ఆహా! అవును. హ్మ్. ఏహ్! సూపర్ డేరాబ్బా! నువ్వు అసలు బాగా, చాలా క్లియర్‌గా చెప్పేసావు మీ పేరెంట్స్‌కి. <sniffs> వాళ్ళ రియాక్షనేంటి దాని తర్వాత?
అవునండి. అంటే, వాళ్ళు ఫస్టు కొంచెం వాళ్ళకి బాధ కలిగింది ఫస్టు అంటే ఏంటి నేను తన మంచి కోసమే చెప్తున్నా
ఓకే. ఇప్పుడు నువ్వు నాకే టోన్‌లో చెప్పావో, అదే టోన్‌లో చెప్పావా? వాళ్ళకి లేదా ఇంకా హ హార్షేవన్నా ఉందా.
అంటే కొంచెం. అంటే కొంచెం హార్ష్‌గా అంటే, కొంచెం గట్టిగానే చెప్తాం కదా! ఆ సిట్యుయేషనొచ్చేటప్పటికి ఇప్పుడంటే, ఆ సిట్యుయేషన్‌ని కామ్‌గా చెప్తున్నాము. అప్పుడు వాళ్ళకి కొంచెం గట్టిగానే, ఆహ్, చెప్తాము ఆహ్, తల్లిదండ్రులు కాబట్టి. అయిత్ ఆ! ఒప్ అంటే ఒప్పుకున్నారు. ఎ అది అట్ లాస్ట్ అది నా కెరియర్ కదా! నేను లైఫ్ లాంగ్ చూసుకోవాలి కాబట్టి, తర్వాత మెల్లగా అర్థం చేసుకొని, నా డెసిషన్ని వాళ్ళు ఆహ్, గౌరవించి ఇది తన ఇష్టము, తన లైఫ్ తన జాబు, తను ఏది చేసుకోవాలంటే అది చేసుకుంటుంది. అని ఆళ్ళు ఆలోచించి, ఆహ్, నాకా స్పేసిచ్చారనమాట.
అవునవునులే. హ్మ్. హ్మ్. ఓకే. మళ్ళొప్పుకున్నారా మీ పేరెంట్స్? హ్మ్. హ్మ్. హుహు. హుహు. హుహు. సూపర్ అబ్బ! ఎందుకంటే నువ్వు దె ధైర్యంగా చెప్పడం ఒక ఎత్తు అయితే, వాళ్ళు కూడా అవును నా కూతురు చెప్పింది కూడా రైటే అనుకోని నీ దానికి మద్దతు ఇవ్వడం అనేది ఇంకో ఎత్తు. ఇద్దరు సూపరే <giggles> చెప్పాలంటే. సో, పేరెంట్స్ వరకైతే ఈ లిమిట్ వరకు నువ్వు న్ నీ స్టాండ్ తీసుకున్నావు. మరి నీ ఫ్రెండ్స్ విషయంలో ఎలా లిమిట్స్ అనేవి పెడతావు? చెప్పు?
అవును. అవును. అవును. అంటే నీకు దీనికంటే ఒక సిట్యుయేషన్ చెప్పచ్చు. నేను ఇంటర్మీడియట్ అలా చదువుతున్న కాలేజిలో ఆహ్, చదువుతున్న టైంలో వాళ్ళేంటంటే, కొంచం వాళ్ళకీ తెలిసి తెలియని ఏజే ఉండి ఉంటదీ. అంటే నా ఏజే కబ్బటి వాళ్ళది కూడా. కొంచం వాళ్ళేంటంటే, ఎదుటి వారిని కించపరిచినట్టు వాళ్ళు చూడు ఎలా ఉన్నారో సపోస్ లావుగావున్నారనుకుంటే, కొ కొంచం లావుగా ఉన్నట్టు కామెంట్స్ చేయటము. ఇప్పుడు కొంతమందికీ అంటే ఇప్పుడు నా నా విషయమే తీసుకుంటే, కొన్ని సార్లు నాకు నవ్వితే ఏంటంటే కళ్ళు చిన్నగా అయిపోతాయి, కన్ను మజిల్స్ అన్నీ చిన్నగా అయిపోతాయి. అలా కంటి కింద కొంచెం అంటే లావుగా అవుతుంది. ఏ నీకు కా క్యా ఈ ఏజ్‌లోనే క్యారీ బ్యాగ్స్ వచ్చేసాయని. అట్లా ఎదుటివారి ఆ! ఎదుటివారిని ఏంటంటే, కొంచెము వాళ్ళకీ ఇన్సెక్యూరిటీస్‌ని ట్రిగ్ ఇప్పుడు నాకు చాలా సార్లు అంటే అది ని అది నిజంగా క్యారిబాగ్స్, లేదో నాకు తెలీదు. కానీ, ఈ ఏజ్‌లోనే నీకు అలా వచ్చేసాయి అనేసరికి నాకు చాలా భయమేసి నేను, ఆహ్, ఆహ్, ఆహ్, ఎప్పుడు నవ్వుతున్నప్పుడు ఇలా అద్దం చూసుకునేదాన్ని ఏంటి నిజంగానేనా అని? నాకది బాద కలిగింది. అప్పుడు తర్వాత నాకు అర్థమైందనమాట. ఫ్రెండ్స్‌తో అయినా ఎవరితో అయినా, ఇలాగా మనల్ని ఇంత ఆహ్, మన మీద మన ఇన్సెక్యూరిటీస్ కలిగిచ్చేలాగా, వాళ్ళకి మాట్లాడే ఛాన్స్ ఇవ్వకూడదు. అలా మాట్లాడితే నాకు నచ్చలేదు. మీరలా మాట్లాడడానికి వీల్లేదని, అప్పుడే ఆ నిమిషమే చెప్పేసి చెప్పేయాలి. అంటే త అప్పుడు చెప్పలేదు అప్పుడు నేనూ, నాకు అంతగా తెలీదు కాబట్టి, కానీ తర్వాత తర్వాత నేను గ్రహించిందేంటంటే, తర్వాత ఎవరైనా ఫ్రెండ్స్ చేసుకున్నా వాళ్ళు ఇలా ప్రవర్తించినా నాతో, వెంటనే అలా చెప్పేయాలి. వాళ్ళ ది అంటే నువ్వు నాతో ఇలా మాట్లాడడానికి వీలులేదన్న బౌండరీ వాళ్ళకి క్ క్లియర్‌గా అర్థమయ్యేదట్టు చేయాలని నేను అప్పుడు తెలుసుకున్నాను.
హ్మ్. ఏంటది? ఆహా! ఓకే. హ్మ్. అవునవును. హ్మ్. ఆహా! లావుగా ఉన్నారని. హ్మ్. ఆ! ఓహో! ఓకే. <giggles> ఆ! హ్మ్. ఆ! ఓహ్! అలా ఏడిపించేవారా? అవును. హ్మ్. అయ్యో! హ్మ్. ఏమర్థమైంది? హ్మ్. తక్కువ చేసేవాళ్ళు. హ్మ్. హ్మ్. డైరెక్ట్‌గా చెపేస్తావా? హ్మ్. చిన్న పిల్లవే. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. పెడితే ఓకే. మరి అ అలా స్టాండ్ తీసుకున్న రోజు ఎప్పుడ‌న్నా జరిగిందా నీ లైఫ్‌లో?
ఆ! జరిగింది. జ అంటే ఇప్పుడు కొంతమంది ఇప్పుడు అలాగే ఉంటారు. అంటే కాలేజీ‌లో కూడా నేను డిగ్రీ చదువుతున్న రోజుల్లో ఓ కొ చాలామంది అలా ఉండేవారు. కొంచెము ఎదుటివారిని తక్కువ చేసి మాట్లాడడం, కించపరచడము. ఆహ్, నీకొచ్చా అంటే ఇప్పుడు ఎవరైనా కొంచెము అహ్, ఇంటెలిజెంట్‌గా కనిపించరు. కానీ ఇంటెలిజెన్స్ ఉంటారు కదా! వాళ్ళని అంటే వాళ్ళని, ఏంటి నువ్వు కూడా చదువుతావా? అన్నట్టు కొంచెం కించపరిచినట్టు నీకు అయ్యొచ్చా, ఇయ్యొచ్చా అన్నట్టు మాట్లాడితే నేను వాళ్ళకి చెప్పేదానన్నమాట. మీరలా మాట్లాడడానికి అట్లా మాట్లాడకూడదు, మీకు మాట్లాడాలనిపిచ్చకపోతే మాట్లాడకండి. కానీ మీరలా మాట్లాడడమనేది నాతో కరెక్ట్ కాదు. నాతో మాట్లాడిదలుచుకుంటే మంచిగా మాట్లాడండి లేకపోతే మాట్లాడకండా ఉండండని చెప్పేదాన్ని.
అవునవును. హ్మ్. కించపరిచేలాగా మాట్లాడడం. హ్మ్. హ్మ్. అవునవును. అదే. కరెక్ట్. ఏమని? ఆహా! ఆ! హుహు. సూపర్. దాని తర్వాత వాళ్ళేమన్నా అన్నారా? సైలెంట్‌గా ఎళ్ళిపోయారా?
అంటే కొంచమేమన్నా అనుకునే ఉంటారు. ఏంటింత పొగరుగా ఇంత యాటిట్యూడ్‌గా మాట్లాడుతుంది. అంతే కదా! వాళ్ళకి నచ్చినట్టు బిహేవ్ చేయకపోతే యాటిట్యూడ్ అనుకుంటా. ఆహ్, ఇంత పొగరుగా మాట్లాడుతుందనుకుంటారు. కానీ నేను ఆహ్, నాకు సెల్ఫ్ రెస్పెక్ట్‌కి ఎప్పుడూ వాళ్ళు నిలబడి ఉంటానన్నమాట.
<chuckles> ఆ! అవునవును. కరెక్ట్. హ్మ్. ఆ! హ్మ్. ఓహో! సరే ఇప్పుడు మన రిలేటివ్స్ అనేది ఉంటారు గదా! అంటే మీ ఇంట్లో రిలేటివ్స్ కావచ్చు. ఎలా అంటే ఇప్పుడు మీ అమ్మ, మీ నాన్నగారిని పెళ్లి జేసుకోని కాబట్టి, మీ నాన్న వాళ్ళ సైడ్ బంధువులు మీ అమ్మగారిని ఏ ఉదా ఉదాహరణ చెప్తున్నా. అంటే అలా ఏడిపించడం అద అత్త మామలు గావచ్చు, లేపోతే మీ నాన్న వాళ్ళ సిస్టర్స్ కావచ్చు. అంటే, ఇంకా కిడ్స్ పుట్టకముందు మీ మీ వాళ్ళంతా నాతో ఇంత పని చేపించారు ఇంత కష్టపెట్టారని మీ అమ్మ ఎప్పుడైనా నీతో షేర్ జేషినప్పుడు నువ్వు వాళ్ళు ఎప్పుడైనా మీ ఇంటికి విజిట్ చేసినప్పుడు ఆహ్, వాళ్ళకి పలానా లిమిట్స్ పెట్టాలనుకున్నాం. అంటే మీ పేరెంట్స్ తరపున అలాగే నీ తరపున ఇలా ఎప్పుడైనా ఆలోచనలు ఒచ్చాయా? అసలు జరిగాయా అలాంటివి?
అవును. అవును. అవును. ఖచ్చితంగా ఖచ్చితంగా! అలాంటివి అంటే ప్రతి కుటుంబంలో అవి సహజంగా జరుగుతా ఉంటాయి. అలాంటివి నేను ఎప్పుడైనా తెలుసుకున్నప్పుడు నాతో ఎప్పుడైనా పంచుకున్నప్పుడు నేనేం చేస్తానంటే ఎంతైనా ఇప్పుడు వాళ్ళతో ఇప్పుడు నేను ఎప్పుడూ ఉన్నంత క్యాజుయల్‌గా అయితే ఉండను. కొంచెం. ఆహ్, డిస్టెన్స్ మెయింటైన్ చేయడం గానీ. అట్లాంటివి చేస్తూ ఉంటాను. నేను అలా మా అమ్మగారు ఎప్పుడైనా చెప్పుకున్నప్పుడు ఎవరైనా చుట్టాలు కొంచెం తప్పుగా అలాగా కొంచెం డి డిస్‌రెస్పెక్ట్‌గా మా అమ్మగారితో బిహేవ్ చేశారనేది అనిపిస్తే. వాళ్ళతో కొంచెం దూరం మెయింటైన్ చేయమని. అంటే బంధుత్వాల్ని తెంపేసుకోలేము కాబట్టి. కొంచెం దూరం మెయింటైన్ చేయసి వాళ్ళతో అడిగినంత వరకు సమాధానం చెప్పి. ఎక్కువ మనము అలా దూరంగా ఉందామని చెప్తా ఉంటాననమాట.
ఉనె హ్మ్. హ్మ్. హ్మ్. రఫ్ఫూ? ఆ! హ్మ్. హ్మ్. హ్మ్. అవునవును కరెక్ట్. హ్మ్. అంటే కానీ ఇలా కూడా జరగొచ్చు కదా! ఎలా అంటే ఇప్పుడు మీ అమ్మగారు నీ నీతో చెప్పారనమాట. ఇలా చేశారు, ఇలా బాధపెట్టారు అన్నప్పుడు. ఆయినా కూడా మీ అమ్మ నీకిలా చెప్పుంటది. వాళ్ళింటికొచ్చినా సరే మనం ఇలా మాట్లాడాలి, ఇలాగే చేయాలి. నువ్వు మళ్ళీ వాళ్ళని ఎదిరించొద్దు వాళ్ళేమన్నా సరే సైలెంటుగా ఉండు. ఇలా ఏమన్నా చెప్పిందా?
ఆ! ఖచ్చి ఆ! చెప్తారు. అంటే వాళ్ళకి ఎంత మన కుటుంబ వ్యవస్థలేంటంటే ఎంతమంది ఎన్ని బాధలు పెట్టినా, మళ్ళీ వాళ్ళు వచ్చేసరికి అన్నీ మర్చిపోయి చాలా ఆనందంగా, ఉల్లాసంగా ఏమి జరగనట్టు మాట్లాడాలి, అందరూ అలా ఉండాలి అన్నట్టు చెప్తూ ఉంటారు. కానీ నేను దానికెక్కువ ఏకీభవించను. ఎందుకంటే
హ్మ్. <chuckles> అవును. ఆ! ఎందుకు?
ఒక అద్దాన్ని ఒక రాయి పెట్టి కొడితే అది విరిగినా, విరగకపోయినా ఆ క్రాకనేది అలానే ఉండిపోతుంది ఆ మచ్చనేది. నన్ను ఎవరు పూడ్చలేరు. ఎంత నటించినా, ఎంత మనము ఇన్ని పాలిష్లు చేసి ఆ మరక తీసేయాలనుకున్నా ఆ మచ్చలా ఉండిపో అది. దాన్నెప్పటకి దాచలేము. ఏదో ఒక పనిలో రిఫ్లెక్టవుతది.
అవునవును. కరెక్ట్. ఆ మచ్చ. హ్మ్. అదలాగే ఉంటది. హ్మ్. హుహు. అంటే ఇలా ఎప్పుడైనా జరిగిందా? అంటే ఎలా అంటే ఇప్పుడు మీ పేరెంట్స్ వరకు వాళ్ళలా బిహేవ్ చేశారు. ఓకే. ఇప్పుడు వయసు పెరిగే కొద్దీ సంబంధాలు చూడండి, పెళ్లి చేయండి, ఆడపిల్లలకి చదువులెందుకు? జాబులెందుకు? ఇలా నీ విషయంలో కూడా వాళ్ళు కలగ చేేసుకున్నప్పుడు నువ్వు నా విషయంలో దూరొద్దు అన్నట్టేమన్నా మాట్లాడావా? ఇలాంటి సందర్భాలేమన్నా ఉన్నాయా?
అంటే, నాతో ఎవరూ అలాగ వచ్చి చెప్పలేదు డైరెక్ట్‌గా. ఐనా చెప్పినా మా పేరెంట్సే స్టాండ్ తీసుకుంటారనమాట. ఇప్పుడప్పుడే మాకు మాకే ఉద్దేశం లేదు, ఇంక తనను ఎందుకు అడుగుతారు? ఇంకా తను ఇ ఇప్పుడే చిన్నపిల్ల అన్నట్టు వాళ్ళే డిఫెండ్ చేస్తారు. కాబట్టి నా వరకు అయితే రాలేదు. వలాంటివి చెప్పే వాళ్ళకి వాళ్ళ బౌండరీస్ వాళ్ళకి ముందే చెప్తారు. మాకు ఇట్లాంటివి చెప్పద్దు. తను ఓకే అనుకున్నప్పుడే మేము చూస్తాము అన్నట్టు. ఆళ్ళు చెప్తారు. కాబట్టి నా వరకు రాలేదు.
ఆాహా! ఓకే. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. <chuckles> ఓకే. సరే ఇప్పటి వరకు. ఫ్రెండ్స్ అయిపోయింది, ఫ్యామిలీ అయిపోయింది, రిలేటివ్స్ అయిపోయినారు. మరి లవర్స్ మధ్య కూడా ల లవర్స్, లేకపోతే కపుల్స్ మధ్య కూడా లిమిట్స్ ఉండాలా? ఉండ ఉంటే బెస్టా? ఉండకుంటే బెస్టా?
అలాంటి విషయాలైతే ఉండాలనే చెప్తాను నేను. ఎందుకం
ఉండాలంటే ఎలాంటివి ఉంటే బావుంటది?
ఇప్పుడు ఎవరికైనా సరే ఏ ఎం ఎ ఎవరితో అయినా? ఏ రిలేషన్‌షిప్ అయినా, ఏ ఫ్యామిలీ అయినా, ఫ్రెండ్స్ అయినా ఎవ్వరైనా సరే, నీ ఇండివిడ్యువాలిటీకి మించింది ఏది కాదు అనేది నేను నీ నీ వ్యక్తిత్వం, నీ జీవితం, నీ వ్యక్తిగతానికి మించినది ఎవ్వరు ఉండరు అనేది నేను చెప్తున్నా. అది తల్లిదండ్రులైనా, ఆహ్, అన్న తమ్ములైనా, ఎవ్వరైనా సరే. నిన్ను నువ్వు ప్రయారిటైజ్ చేసుకోవాలి. నీకు, ఏది కంఫర్టబుల్ ఏది అన్‌కంఫర్టబుల్ నీకు అన్‌కంఫర్టబుల్‌గా ఫీల్ అయితే, ఎదుటి వాళ్ళు ఫీల్ అవుతారేమో ఎందుకులే వాళ్ళకి చెప్పడము అని వాళ్ళ పెద్దవాళ్ళైనా ఎవరైనా సరే? అలా ఫీల్ అవ్వద్దు. చెప్పేయాలి. మనకి ఇది కంఫర్టబుల్ కాదు అని. మనం చెప్తేనే కదా! వాళ్ళకి తెలుస్తది. ఆహ్
హ్మ్. హుహు. హ్మ్. ఓహో! ఓకే. హ్మ్. హ్మ్. యాహ్! ఇది ఓకే, బావుంది. కాకపోతే ఇప్పుడు నువ్వన్నావు చూడు. ఆ! ఎవరైనా సరే మనం చెప్పేసేయాలన్నట్టు. ఇప్పుడు ఒకవేళ ఎవరైనా సరే! ఇద్దరు ప్రేమించుకున్నారే అనుకో. సో వాళ్ళ మధ్య ఇలా చెప్పడానికి కుదరదు కదా! అప్పుడెలా? నువ్వన్నావు నిన్ని నువ్వే ప్రియారిటైజ్ చేసుకోవాలి అన్నప్పుడు. కొన్నిసార్లు లవ్‌లో ఏమైతుందంటే ఆపోజిట్ వాళ్ళనే ప్రియారిటీ ఎక్కువ ఇయాల్సి వస్తుంది కదా! సో అలాంటప్పుడు వాళ్ళని వాళ్ళే ప్రియారిటీ చేసుకోవడం మర్చిపోవచ్చేమో. అలాంటి వాళ్ళు మళ్ళీ ఎలా మేలుకొని వాళ్ళని వాళ్ళు ప్రియారిటైజ్ చేసుకోవాలి చెప్పు?
అవును. ఓకే. ఎందుకు కుదరదు? ఇవ్వకూడదు. అదే, అదనేది ఆ ఫీలింగ్ అనేది ఎవరైనా అయితే, నిన్ను కన్న వాళ్ళని ప్రయారిటైజ్ చేయమని చెప్తే, అది ఖచ్చితంగా చాలా ప్రాబ్లమ్ ఐన సిట్యుయేషన్‌లో మీరున్నారనేది మీరు గ్రహించుకొని ఆ రిలేషన్‌షి‌ప్ నుంచైనా గాని ఏ దానినుంచైనా గాని వెంటనే బయటకి రావడానికి ప్రయత్నించండి. ఎందుకంటే
హ్మ్. ఓకే. హుహు. అంటే, ఎందుకలా చెప్తున్నావు? ఖచ్చితంగా బయటికి రావాలి, అలా ఉండకూడదు అన్నట్టు. ఉంటే ఏమైతుందంటావు?
ధిన్ నువ్వు ప్రయరిటైజ్ చేయ్యకుండా చేసింది ఏదైనా నీకు మంచిది కాదనే నేను భావిస్తాను. అది ఏది ఎన్
ఆహా! అంటే ఏ విధంగా మంచిది కాదంటావు. అన్ని రకాలుగా మంచిది కాదు అంతేనా?
అంతే నిన్ను నిన్ నిన్ను నువ్వు ప్రయారిటైజ్ చేయకపోతే నువ్వు జీవితంలో గాని ఎందులో అయినా ఎద ఎలా ఎదగగలుగుతావు? ప్రతిసారి నీ పక్కన వాళ్ళే ఎదగాలి నీతో పాటు ఉన్నవాళ్ళే ఎదగాలనే కొ ఇప్పుడు నువ్వు నువ్వు చెప్పినట్టు, నీ పార్ట్నర్‌ని నువ్వు ప్రయారిటైజ్ చేసు చేస్తే నీ పార్ట్నర్ ఎదికితే చాలనుకుంటావు.
యాహ్! అది కూడా కరెక్టే. ఆ! ఆ! అవును. అవునవును. కరెక్ట్. కానీ పార్ట్నర్ గూడా అనుకోవాలనమాట. నువ్వు కూడా ఎదగాలి అన్నట్టు.
నువ్వు ఎదగాలనే కొడుకు అవును. అలా అలా అనుకునే పార్ట్నరయితే అసలు నిన్ను తనే ఎదగాలి అనే నిన్ను నువ్వు సాక్రిఫైజ్ చేయమని ఎప్పుడూ చెప్పడు.
ఓహో! ఓకే. అలా చూజ్ చేసుకోవలనమాట.
నీతో పాటు నేను ఎదగాలి. నా పార్ట్నర్ ఎదగాలనే థాట్. నీకుండాలి. నువ్వుంటేనే అది నువ్వు కరెక్ట్ రిలేషన్‌షిప్‌లో ఉన్నట్టు.
ఆ! కానీ ఇలా కూడా ఉంటది గదా! ఇప్పుడు అన్నీ రిలేషన్‌షిప్స్ అనేవి కరెక్ట్‌గా వర్క్‌అవుట్ అయితదినేది లేదు. ఇప్పుడు ఉదాహరణకి పెళ్ళి కంటే ముందు ఆ అమ్మాయినే ఎక్కువ ప్రయారిటీ ఇచ్చి, ఆ అమ్మాయికి సపోర్ట్‌గా అన్నీ ఇచ్చి, పెళ్ళైన నెక్స్ట్ డే కావచ్చు లేకపోతే కొంచెం కొన్ని డేస్ గడిచాక కావచ్చు, చాలా మారిపోయిన సి సిచ్యుయేషన్స్ ఉంటాయనమాట. అంటే ఒకప్పుటిలాగా ప్రేమ చూపించకపోడం, ప్రియారిటీ ఇవ్వకపోడం. సో అలాంటి వాళ్ళు ఎలా లిమిట్స్ పెట్టుకుంటే వాళ్ళ లైఫ్‌ని బెటర్‌గా చూసుకోవచ్చంటావు?
అవును. అవును. అవును. ఇప్పుడు నువ్వు చెప్పినట్టు కపిల్స్ అయితే ఎప్పుడైనా సరే వాళ్ళిద్దరూ ఫస్ట్ ప్రయారిటీ. నీకెప్పుడు నీ ఆ పార్ట్నర్ అనేది మిగతా వాళ్ళందరికంటే ఫస్ట్ ప్రయారిటీ ఉండాలి. నీకంటే ఫస్ట్ ప్రయారిటీ కాదు. మిగతా ఇప్పుడు మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరికన్నా నీ పార్ట్నరే నీకు ఫస్ట్ ప్రయారిటీ అయి ఉండాలి. ఆ లిమిట్ అయితే నువ్వు మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరితో పెద్దవారందరితో పెట్టుకోవాలి అని నేను భావిస్తాను.
హ్మ్. ఓకే. హుహు. హ్మ్. ఓకే. ఓకే. ఓకే. చాలా బావుందనమాట. అంటే అది కాకుండా దీంట్లో నీ డేర్నెస్ కూడా చూపించావు నువ్వు. మనకంటూ మనం స్టాండ్ తీసుకోవాలి. మనల్ని మనం ప్రియారిటైజ్ చేసుకోవాలంటున్నావు. అది పెళ్ళైనా సరే, పెళ్లి కాకముందైనా సరే నిన్ని నువ్వు ప్రియారిటీ చేసుకోవాలి. వేరే వాళ్ళు కూడా నిన్నిు ప్రియారిటీ ఇవ్వట్లేదన్నప్పుడు అలాంటి వాళ్ళని దూరం బెట్టాలని చెప్తున్నావు. ఇది అసలు చాలా మంచి విషయం అనమాట. చాలా మంచి విషయాన్ని షేర్ చేశావు. చాలా ధన్యవాదాలు.
ధన్యవాదాలు.